మరి అలా చేసారా? డాక్టర్ గారక్కడ?
ఆ! డాక్టర్ చేసారు. ఆల్రెడీ నాకంటే ముందు, వేరే ఒక ఆవిడ జేయించుకున్నారు తెలిసిన హాస్పిటల్‌లో నాతో పాటే, డెలివరీ ఆమె అయ్యే ఆమె. తనకి నార్మల్ డెలివరీ అయింది. నే నేను గూడా ఆ ఏముందిలే అయిపోతుంది అని జెప్పేసి అనుకున్నాను. నాకు కూడా అవుతదిలే నా ఆ భయమంటే
అవునా! అవును. మరి అంటే దానికి దానికున్న పరిణామాలు ఏంటండి? అంటే ఏమేమి ఉంటాయి దానికి? నెగెటివ్స్ కానీ, పాజిటివ్స్ కాని అలాగా?
నెగెటివ్స్ అంటే నండి చెప్పలేము. అప్పుడు ఆ టైంలో బేబీ అనేది ఆ హార్ట్ బీట్ పెరిగిపోవడం గానీ, తగ్గిపోవడం కానీ లేదు అంటే గనక మనకి బీపీ ఎక్కువ అవ్వడం కానీ, ఏదో ఒకటి జరుగుతాయి. ఇంకొకటి ఏదో ఒకటి జరుగుతాయి. కొంతమందికైతే గనక నాకు జరిగింది ఏంటి అంటే గనక ఆహ్, ఆహ్, నాకు ఒ ఒకటి చెప్పారు. ముందు ఫ్రెండ్ అన్నాను కదా! తనకు బేబీ అనేది ఆహ్, దె నార్మల్ డెలివరీ చేసేడప్పుడు అవ్వకపోతుంటే మనకి ఏదో, ఏదో క ఏదో కప్స్ అనో ఏదో అంటారు నాకేదో పట్టుకొని లాగారంట బేబీని. హ్మ్. ఆ! ఫోర్సెప్స్ ఆ! ఫోర్సెప్సే అండి. ద "అది తీసుకొని లాగారు" అని చెప్పేసన్నారు. నాకొచ్చేసరికి బె నేను 2 డేస్ ముందే వెళ్లి జాయిన్ అయ్యాను. సోమవారం వెళ్ళాను నాకు బుద్ డెలివరీ అయింది బుధవారం.
ఏదోకటి జరుగుతుంది. మీకేం జరిగింది మరిక్కడ? అవును. అవునా! ఫోర్సెప్సా? హుహు. ఓకే. అవునా! ఓకే.
2 డేస్ పైన్స్ అన్నమాట. ఆ! 2 డేస్ పెయిన్సు.
బుధవారం అయ్యింది మీకు డెలివరీ అనేది. ఆ! ఓకే. నార్మలయిందా అండి?
నార్మల్ అవ్వలేదండి. సి సెక్షన్ అయింది. అదే గదా! ఇదిదా ట్విస్ట్ అంటారంటారు. తెలుసా
పర్లేదండి. అంటే ఇంకా ఏదన్నా గాని ఏదన్నా గాని పుట్టుక అనేది, జననం అనేది ఇచ్చిన భాగ్యం అనేది మీకలిగింది.
అవునండి. అవును. ఖచ్చితంగా. కాకపోతే అప్పుడు పక్కనుండి మా హస్బాండు <chuckles> వె అంటే తను కొంచెం జోక్‌గా ఉంటారు. జోవియల్‌గా ఉంటారనమాట.
అవునా?
ఆ! అవును. ఇంకా తను కొంచెం జోక్స్ ఎస్తూ, తను ఇచ్చిన సపోర్ట్ కానీ, నాకు ఇంకా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడన్నమాట తను ఆ టైంలో. ఇంకొకటి ఏంటి అంటే, గనక డెలివరీ అవునండి. అవును. క చాలా. డెలివరీ అయ్యే టైంలో గూడా హాస్పిటల్ ఆ హాస్పిటల్‌లో మాకు అల్లో చేస్తారన్నమాట హస్బెండ్‌ని.
హ్మ్. మరి ఆ! పోనీలెండి మంచిది. పాజిటివ్ సపోర్ట్ అనేదుంది మీకు. ఓకే. బావుంది చక్కగా.
తను ఒక ఒక విషయం చెప్తా. ఇప్పుడు అక్కడ పడే పైన్ ఉంటది గదా! తనేమంటాడు అంటే, "పంది చర్మం లాగా ఉంది. కోస్తే" అ అందరికి అట్లా చేప్తుండు అలా విమర్శిస్తున్నాడు చెప్పాలంటే.
అయ్యయ్యో! అయ్యయ్యో! ఆహా! <chuckles> ఆ! తప్పు. <chuckles> అదేనండి.
అంటే, డెలివరీ జేసేటప్పుడు కట్ చేస్తారు గదా! అలా చెప్పాడన్నమాట అతను. తనకి అలో ఉంది, తను చూసి హ్మ్. సరదా. అంటే ఎలా సరదాగా అంటే, నా అంత ఇదే. ఇంకొకటి బుర్ర తిన్నాను దెలుసా! నాకేమో కొంతమంది మత్తులోకి ఎళ్ళిపోయి అలా పడుకొని పోతారు గదా!
నవ్వుకున్నారా? కొంసేపు సరదాగా?